ఓకే. ఓకే. ఇప్పుడూ ఇలా, రకరకాల పాత సినిమాలు మీరు బాగా చూసారు. అయితే, కొత్త సినిమాలు కూడా, చూస్తా ఉంటారండి మీరు?
హుహు. హ్మ్. ఆహా! ఆ! కొత్త సినిమాలు కూడా చూస్తాను.
అయితే, ఇప్పుడు కొత్త సినిమాలు వి కొత్త డైరెక్టర్లు, కొత్త నటులు వీళ్ళందరూ, ఈ పాత సినిమాల నుండి, వీటి నుండి, ఎలా పోల్చి చూసుకుంటే, మీకు ఏది బాగా అనిపిస్తుందీ? ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే, వాళ్ళ నుండి వీళ్ళు ఏం నేర్చుకోవాలి?
హుహు. ఆ! వాళ్ళ నుండి వీళ్ళంటే, ఆహ్, యాక్టింగంటే అంటే సినిమాని ఆహ్, మనకిప్పుడు అన్ని అర్థమైపోయీ ఆహ్, యూట్యూబ్‌లో గానీ, వేరే, వేరే దెగ్గర కానీ, <sniffs> ఇదీ సీనూ, వాళ్ళు సీన్ కోసం అట్లా చేస్తున్నారు, అని అర్థమయిపోతుంది. అది చీ అది పాత సినిమాలో
అవునండి. ఓకే. ఓకే. సీ సీన్ కోసం చేస్తున్నారూ, అది రియలిటీ ఆహ్, ఫీలవ్వలేకపోతున్నారు మీరు. ఓకే ఓకే.
ఆ! ఆహా! అదే పాత సినిమాల్లో అయితే, అల అలా మనకెప్పుడు అనిపిచ్చదు. ఆహ్, రిక్షా ఎక్కినా, రిక్షా అని ఆపు అని చెప్పినా, అదెక్కడా ఇది యాక్టింగననిపిచ్చదు. చాలా నిజంగా అన్నట్టనిపిస్తుంది. కానీ ఆ! హ్మ్.
ఓకే. ఓకే. స చాలా సహజంగా వాస్తవికం కా వాస్తవానికి దెగ్గరగా ఉంటాయనమాట. వాళ్ళ పాత్
అవును. అవును. సరిగ్గా చెప్పారు. ఆహ్, అదే ఇప్పుడు సినిమాలయితే, అసలు ఊరకనే ఈ హీరో ఇలా టచ్ చేస్తే, వాడి బోన్సిరిగిపోతయ్య, అది ముందే మనకు తెలిసిపోతుంది, అదంతా గ్రాఫిక్స్ లేకపోతే, అదంతా ఊరికే <chuckles> ప్లాన్ చేసారని.
అవునండి. ఆ! కొన్ని సార్లూ, మనిషిని కూడా, ఫుట్ బాలు జంప్ చేస్తున్నట్టు, జంప్ చేస్తుంటారు, కొన్ని ఫైట్లు.
ఆ! అదే. అదే. కానీ, ఈ ఈట్ ఆహ్, ఈ కొత్త సినిమాల్లో, నాకు ఒక్కొక్కసారి రాత్రి కూడా భయమేసేది మాత్రం, 'చంద్రముఖి' సినిమా అనమాట. ఆ సినిమా ఎందుకో ఆహ్, ఒక్కసారి ఆహ్, మిగతా ఎ ఎలాంటి దెయ్యం సినిమాలు చూసినా, అంత భయమేయదు. కానీ, చంద్రముఖి చూస్తే మాత్రం, ఒక 2 రోజులిప్పటికీ భయమేస్తదీ. <chuckles>
ఆహాహాహా! ఓకే. ఓకే ఓకే. ఈ 'చంద్రముఖిలో' మీకు బాగా ఇష్టమైన, సన్నివేశం చెప్పండి.
హ్మ్.